ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనుక, ఆన్‌లైన్‌లో ఉండడం అనేది, చాలా పెద్ద సమస్యగా పతి ఒక్కరికి మారిపోయింది. అంటే, ఆన్‌లైన్‌లో ఎక్కువ సేపు గడపడం, స్క్రీన్ టైమ్ ఎక్కువగా చూడడం, ఇలాంటివన్నీ కూడా హ్మ్, జీవితంలో అలవాట్ల కింద మారిపోయినియి. అలాంటి ఆన్‌లైన్ జీవితం, అలాగే ఆఫ్‌లైన్ జీవితం మధ్య సమతుల్యం సాధించడానికి, ఏవేనా సులభమైన మార్గాలున్నాయంటారా?
అవునండి. నిజంగా! ఆ! ఉన్నాయండి. తప్పకుండా ఉంటాయి. ఎంతంటే, ఇప్పుడు ఈ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేది ఇప్పుడొస్తున్న మాటే కానీ, ఇంతకుముందు మనం ఈ ఆన్‌లైన్‌లో ఎక్కువసేపు గడపడం, లేకపోతే ఈ యూట్యూబనో లేకపోతే ఇన్స్టాగ్రామనో ఇంతకుముందుండేయి కాదు కదా!
హ్మ్. హ్మ్. కాదు. అవును. ఈ మధ్య కాలంలోనే ఇవి మొదలైనయి ఎక్కువగా.
అవును. సో, ఏంటంటే వీటి ఇవి కొత్తగా మనం అలవాటు చేసుకొని, దాన్లో ఏంటంటే, కొంచెం కొత్తగా వొచ్చిన దాని మీద చెప్పాలంటే, కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్టుండడం. ఆహ్, కొద్దిగా ఎడిక్టయిపోడం అనేది జరుగుతూంది కదా!
హ్మ్. అవును. అవును. ఖచ్చితంగా. ఇన్స్టగ్రామ్ అంటే ఇంక ఒక రీల్‌తో ఆపట్లేదు. వ్యసనం‌లా మార్చేసుకుంటున్నారది.
అవును. ఏదో జస్ట్ ఒక 5 నిమిషాలు. నే వాస్తవానికి, నేను కూడా ఉన్నానండి. నేను ఒక 5 నిమిషాలు అని చెప్పేసి, ఫోన్‌లో ఆహ్, ఇన్స్టాగ్రాము, లేకపోతే యూట్యూబ్ షాట్సు, జస్టు ఓపెన్ జేస్తా.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఏదో టైమ్‌పాస్ ఒక 5 నిమిషాల్లే అన్నట్టుగా. కానది గంట, 2 గంటల దాక తినేస్తా ఉంటది.
హ్మ్. అవునవును. హ్మ్.
అది అవ్వదు. అది ఎ ఎంత స్క్రోల్ జేసినా కింద ఉంటానే ఉంటాయి అనమాట. ఇంక వీడియోలు వస్తానే ఉంటాయి. ను మనం ఎంత స్క్రోల్ జేసినా కూడా.
హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఇలాగ మీరు ఎప్పుడైనా గమనించారా? నేనెక్కువ సమయం దీనికి కేటాయించేస్తున్నాను. స్క్రీన్ టైం ఎక్కువయిపోతుంది అని.
హ్మ్. ఆ! గమనించానండి. గమనించాను ఈ స్క్రీన్ టైం వల్ల నేనేదైతే పర్సనల్‌గా నేను మా ఫ్రెండ్స్‌తో గానీ లేకపోతే నా ఫ్యామిలీతో గడపాల్సిన సమయం కూడా తగ్గిపోయింది యాక్చువల్‌గా.
హ్మ్. హుహు.
హ్మ్. ఇంతకుముందు నేనేం జేసేవాడినంటే కొద్దిగా అంటే ఆహ్, ఏదైతే నేను జాబ్‌లో జాయిన్ అయిన కొత్తల్లో అప్పుడు ఇవి లేవు యాక్చువల్లీ.
హ్మ్. ఆహ్, హ్మ్.
హ్మ్. అప్పుడేం జేసేవాడిని అంటే క సరదాగా కొద్దిగా ఆఫీస్ అవ్వంగాల్నే ఫ్రెండ్స్ అందరం కలిపి కొద్దిగా అటు, ఇటు తిరగడం లేకపోతే కొన్ని బజార్లు కెళ్ళి జస్ట్ విండో షాపింగ్ లాగా చేసి ఏదో ఒకటి టైమ్‌పాస్ అనమాట ఫ్రెండ్స్‌తో కలిపి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్.
హ్మ్, కుదిరింది అనుకోండి ఎవరో ఒకళ్ళింటి దగ్గరికి ఎళ్లి క్యారమ్ బోర్డ్ ఆడుకోడం.
ఓకె. ఓకె. ఆ!
ఆ! అదొక యాక్టివిటీ గదా ఫిజికల్ యాక్టివిటీ జరుగుతా ఉంటది లేపోతే హ్మ్. లేపోతే మాలో మేమే పోటీలు పెట్టుకొని ఏదన్నా షటిల్ ఆడుకోవడమో రన్నింగ్ రేస్ చేసుకోవడమో ఇలాగ ఉండేదన్నమాట.
హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ అవును. హ్మ్. అబ్బో! హుహు. హ్మ్.
కానీ ఎప్పుడైతే ఇవి వచ్చిన తర్వాత నేననే కాదు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక ఆఫీస్ అవ్వంగానే ఇండ్ల్ ఇళ్ళకి ఎళ్ళిపోతున్నారు.
హ్మ్.
ఇళ్ళకి ఎళ్ళినోళ్ళు ఏమైనా ఫ్యామిలీతో ఉంటనారా? ఉండట్ల. ఆ ఫోన్ బట్టుకొని హ్మ్. ఆ ఫోన్ బట్టుకుని ఆహ్, హస్బెండ్ ఒకవైపు కూర్చుంటారు. వైఫ్ ఇంకో వైపు కూర్చుంటది. పిల్లలు ఏమో టీవీ జూస్తా ఉంటారు. ఇక ఒకళ్ళతో ఒకళ్ళు మాటలు గానీ ఇవన్నీ తగ్గిపోయినయి.
కాదు. ఈ ఫోన్‌లో చూస్తున్నారు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే సంబంధ బాంధవ్యాల్లో కూడా చాలా వరకు మార్పులు వచ్చేసినయి వీటి వల్ల.
ఆ! అంతే కదండీ! ఇప్పుడు మ నేనున్నాను. నేను నా ఫోన్ ఎక్కువగా చూసుకుంటూ నా పిల్లోడు ఏం చూస్తున్నాడు టీవీలో అన్నట్టు నేను పట్టించుకోలేదనుకోండి...
హ్మ్. హ్మ్.
వాడు ఏదన చూడొచ్చు. నేను సరిగ్గా చూడట్లేదు గాబట్టి ఆహ్, ఆడికి యూట్యూబ్‌లో గాని లేపోతే, వాడు అవైలబుల్‌గా ఉన్నది ఏదన్నా చూస్తా ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే పె పిల్లలు బాగా పెంకి, పెంకిగా అల్లరి జేయడం
అవును. హ్మ్. హ్మ్. అవును.
ఆ! లేకపోతే కొన్ని కొన్ని కార్టూన్స్‌లో ఏంటంటే, వీళ్ళు ఎగిరి గంతులు వేయడం, ఇలాంటివన్నీ చూపించినప్పుడు. వీళ్ళు కూడా ఓహో హ్మ్. అంతే కదా! అవన్నీ చూసి ఓకే, ఇలా చేయాలనుకుంటా. ఇలాగే ఎంజాయ్మెంట్ ఏమో అన్నట్టుగా అనుకుంటారు కదా!
వీళ్ళు కూడా అదే చేస్తారు. హ్మ్. హ్మ్. అవునవును.
హ్మ్. అదే నేనున్నాను అనుకోండి. నేను ఫోన్ లేదు, ఫోన్ పక్కన పెట్టాను అనుకోండి.
హ్మ్.
అప్పుడు ఆహ్, "అరేయ్! నాన్న ఇలా చేయకూడదు. అన్న చూడు ఇలా గెంతుతున్నాడు కదా! ఇలా గెంతుతే కాళ్ళు నొప్పి వచ్చింది" అని చెప్పేసి నేను ఒక మాట అంటే. వాడేమో ఆహా! ఓకే. చేయకూడదేమో, అన్నట్టు ఒక చిన్న థాట్ అన్న వచ్చుద్దిగా.
హ్మ్. వస్తది. వస్తది. అంటే, మీరు చెప్పేదేంటంటే, పిల్లలతో సమయం కేటాయిస్తే వాళ్ళ పెంపకానికి కూడా దోహద పడుతుంది అని చెప్తున్నారు.
హ్మ్. లేదు హ్మ్. ఆ! అంతే. సింపుల్‌గా చెప్పాలంటే, అంతేనండి. ఇప్పుడు మనం పిల్లల్ని కనేసి, అలా వదిలేసామనుకోండి. వాళ్ళు ఏమైపోతారో కూడా తెలీదు కదా! వాళ్ళని మనం పెంచాలి కాబట్టి, మనం ఖచ్చితంగా ఆహ్, వాళ్ళకంటూ ఒక ఏజ్ వచ్చేదాకా మనం గైడెన్స్ ఇస్తూ
హ్మ్. హ్మ్. హ్మ్. తెలీదు. జాగ్రత్తగా చూసుకోవాలి. హ్మ్.
అవును. అంటే, ఇప్పుడు ఒక మొక్క పెరగాలనుకోండి దానికి ఎలాగైతే కొన్ని మొక్కలకి మనం ఇలా కర్రని సపోర్ట్ ఇస్తాం చూసారా?
అవునవును. పోతాం.
అలాగే. హ్మ్. ఊతమంటారు గదా! అలాగే. మన పే ఆహ్, పేరెంట్స్ ఏంటంటే ఊతమన్నమాట పిల్లలకి. ఆహ్, మనల్ని పట్టుకొని వాళ్ళు కొంచెం పైకెదుగుతారు ఇంక ఆ తర్వాత ఇక వాళ్ళిష్టం. ఎక్కడికెళ్తారనేది.
ఓహ్! ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టైతే ఈ మధ్య కాలంలో ఆఫీస్ పనులు గూడా ఫోన్‌లో చూడ్డం అలాగే ల్యాప్‌టాప్‌లో చేయడం ఇంటికొచ్చాక కూడా అవి కంటిన్యూ చేయడమనేది జరుగుతుంది. అంటే ఇలాంటి విషయాల్లో మనం బౌండరీలు పెట్టుకోవాలి. ఎంతవరకు పెట్టుకోవాలంటారు?
అవునండి. అవునండి. హ్మ్. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎలా వస్తాయంటేనండీ! ఇప్పుడూ ఆ సిస్టమ్ దగ్గర వర్క్ చేసేటప్పుడూ ఈ డెడ్ ఎండ్ అని లేకపోతే ప్రాజెక్ట్ ఎండ్‌కి ఒచ్చేసిందని జెప్పేసి కొద్దిగా ఆహ్, విపరీతమైనా ఆహ్, ఏదంటే ప్రెజర్ ఉంటుంది.
హ్మ్. హ్మ్.
అటువంటి సమయంలో కొంచెం ఫ్యామిలీకి అర్థమయ్యేలాగా చెప్పి దాన్ని కంప్లీట్ చేసేసుకున్న తరువాత అంటే ఫస్టు ఆ ఏదైతే ఒక వారం ఉండొచ్చు లేకపోతే ఒక 10 రోజులుండొచ్చు ఆ హడావిడి.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్.
అదయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్‌లోకొచ్చేయాలండి. ఆఫీస్‌లో పనులన్నీ ఆఫీస్‌లో కంప్లీట్ జేసుకొనీ హ్యాపీగా ఇంటికొచ్చిన తర్వాత ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ జేయాలన్నమాట.
హ్మ్. హ్మ్. మీరనేది నిజమే అండి. అంటే, ఏదైనా సరే కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి, మనం వాళ్ళకి ముందుగానే ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే చాలా వరకు అర్థం చేసుకుంటారు.
ఆ! ఖచ్చితంగా అర్థం చేసుకుంటారండి. హ్మ్. ఏందుక ఏంటంటే, మెయిన్ ఇక్కడ మాటలండి. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి ఆహ్, "అమ్మ తిన్నావా" అని చెప్పేసి, లేకపోతే "ఏరా! ఇవాళ బయటికి వెళ్దామా" ఏదైనా సరే మనం టెక్స్ట్ చేసేదానికిను, మనం డైరెక్ట్ ఒక హ్యూమన్ టచ్ వన్ అంటే చెప్పాలంటే, సింపుల్‌గా చెప్పాలంటే ఆఫ్‌లైను.
మీరు అన్నది నిజమే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
ఆఫ్‌లైన్‌లో ఒక పర్సన్ దగ్గరికెళ్లి, అరె! బాగున్నావా అని చెప్పేసి మనం అడిగాం అనుకోండి.
హ్మ్.
మన ఎక్స్‌ప్రెషన్ కూడా వాడికి అర్థమవుతది. ఆ మాటే. ఇప్పుడు, ఏరా తిన్నావా? అన్నది టెక్స్ట్‌లో వాడికి నార్మల్‌గా అడిగినట్టు ఉండొచ్చు, ఎటకారంగా అడిగినట్టు కూడా ఉండొచ్చు కదా!
అవును. హ్మ్. అవును అంటే, అందులో భావోద్వేగాలు అనేవి వెళ్ళవు కదా! మనం ఏ విధంగా అడిగామో, ఓన్లీ ఆ మాట ఒక్కటే వెళ్తుంది.
హ్మ్. అంతే కదా! అవును.
హ్మ్.
సో, ఇప్పుడు <chuckles> నార్మల్‌గా ఇది కొంచెం ఫన్నీగా చెప్పాలంటే, బ్రహ్మానందం గారు ఒక సినిమాలో అంటారు.
హ్మ్.
అంటే, ఆకలేసినప్పుడు అమ్మా! అని చెప్పి ఒకలా పిలుస్తారు. అదే ఎదురు దెబ్బ తగిలిందనుకోండి, అమ్మ! అని చెప్పి ఒకలాగ అరుస్తరు.
<chuckles> అవును. హ్మ్.
<scoffs> అంటే, ఇలా ఒక్కొక్క పదం ఒకేలా ఉన్నా, ఆహ్, దాని యొక్క సిట్యుయేషను బట్టి, లేకపోతే మనం ఎవ్వరితో మాట్లాడితే, ఎలా మాట్లాడుతన్నాం అన్నదాన్ని బట్టి, దాని యొక్క భావం మారిపోతది.
హ్మ్. హ్మ్, హ్మ్.
హ్మ్. సో, నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటివన్నీ మన ఫ్యామిలీ‌తో, డైరెక్ట్‌గా యెళ్లి అంటే, కొన్ని కొన్ని సార్లిక కుదరదు, ఇప్పుడు ఆఫీస్‌లో ఉన్నానూ, ఇమీడియట్‌గా ఆహ్, నేను రాంగాల్నే కొద్దిగ బయటికెళ్ళే పరిస్థితనుకోండి, వాళ్ళకి ముందుగానే టెక్స్ట్ చేసేస్తే, వాళ్ళు కూడా ప్రిపేరయి ఉంటారుగా.
హ్మ్. హ్మ్. అవునవును. అవును. మీరు చెప్పింది చాలా కరెక్టు. హ్మ్.
హ్మ్. సో, అప్పుడు ఆహ్, ఆన్లైన్‌లోన్ అవును. అప్పుడు ఆన్లైన్‌లోనే మన కమ్యూనికేట్ చేసుకోవాలి. ఎందుకంటే, నేనప్పుడు ఫోన్ జేసే సిట్యుయేషన్ లేకపోవచ్చు.
హ్మ్.
హ్మ్. నేనాఫీస్‌లో ఏదో మీటింగ్‌లో ఉన్నానప్పుడన్నా చేసుకోవచ్చు గదా! సో, ఆన్లైన్‌లో ఉండలి, లేదు అట్లీస్ట్ మనం కాల్ జేసినా కూడా సరిపోతుంది.
అవునవును. హ్మ్. అలాగే మీరు ఇంటికొచ్చిన తరువాత కూడా, ఈ స్క్రీన్ టైమ్‌ననేది తగ్గించడానికి ఏమన్నా ఆహ్, కొన్ని చిట్కాలనేవి ఫాలో అవుతుంటారా? అంటే, మ్యూట్ పెట్టడం, నోటిఫికేషన్సనేవి. ఆఫీసు నుంచొచ్చే మెయిల్సిటికి మ్యూట్ పెట్టడం, ఇలాంటివేవన్నా చేస్తుంటారా?
లేదు హ్మ్. ఆఫీస్ నుంచి అయితే గనుక, నేను మ్యూట్ పెట్టనండి. ఎందుకంటే అది ఫిక్స్‌డ్ టైమ్‌లోనే వర్క్ చేసిన కొన్ని, కొన్ని సార్లు ఎమర్జెన్సీ ఏదో ఒకటి వస్తాయి గాబట్టి, దాన్ని మాత్రం పెట్టను. కానీ, ఈ వాట్సాప్ అయితే గనుక దగ్గర, దగ్గర ఒక 8:00 నుంచి ఆఫ్‌లైన్ లోకి ఎళ్ళిపోద్ది.
హ్మ్. హుహు. హ్మ్. ఓహోహో! ఆ!
హ్మ్. వాట్సాప్ గాని వేరే ఏ యాప్‌లైయినా సరే, 8:00 నుంచి ఆఫ్‌లైన్‌లోకి ఎళ్ళిపోద్ది. అప్పుడేంటంటే, ఫ్యామిలీ టైం అన్నమాట ఇక. 8:00 నుంచి 10:00 దాకా. ఇక దాన్లోనే భోజనం జేయడం గాని, లేపోతే పిల్లలతో ఆడుకోవడం గాని, వాళ్ళకి ఏదైనా కబుర్లు జెప్పి, కథలు జెప్పేసి పడికేయడం గాని ఇవన్నీ కూడా 2 ఆవర్సు.
ఓహ్! హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. ఆ టైంలో చే‌స్తారు. అలాగే మీరు ఇలాగ అంటే స్క్రీన్ టైంని గాని, లేకపోతే ఫ్యామిలీతో గడిపే టైంని ఎక్కువ చేసుకోవడానికి గాని, ఏమైనా ఆప్స్ అనేవి వాడుతూ ఉంటారండి ఫోన్‌లో. అంటే మీకు, ఒక ఆప్షన్ ఉంటది. డీఎన్‌డి అనే ఆప్షన్ ఒకటుంటది. డు నాట్ డిస్టర్బ్. అలాగే, ఈ కొన్ని ఆప్స్ ఉంటాయి టైంని బ్లాక్ చేస్తాయి. అంటే, ఇన్‌స్టా‌గ్రామ్‌లో కూడా స్లీప్ మోడ్ లోకి ఎళ్ళిపోయే ఆప్షన్ ఒకటుంటుంది. ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారా?
హ్మ్. హ్మ్. <chuckles> అవును. అవునండి. అవునండి. లేదండి. నేనవన్నీ నాకు నేను ట్రై జేశాను, యాక్చువల్లీ మనల్ని మనం కంట్రోల్ జేసుకోడానికి, ఆ యాప్‌లున్నేది కొన్ని కొంత కొంతమందికి ఉప ఉపయోగపడొచ్చేమో. నా వరకొచ్చేసరికీ, నేను ఆ యాప్ కొన్నిసార్లు ట్రై జేస్తే, ఈ యాప్ పనిచేస్తుందా, లేదా, అని చెప్పి చెక్ చేసుకోడానికి ఒక పది సార్లు చూసేవాడిని.
ఓహ్! ఓహ్! హ్మ్. <chuckles> హ్మ్. హ్మ్.
సో, అందుకని జెప్పి నేనేం జేశానంటే, జస్టు, టైలెంటు మనకెలాగో డీఫ్ ఫోన్‌లో డిఫాల్ట్‌గా ఉంటది, మనకవసరం లేదనుకుంటే వాల్యూమ్ తగ్గిచ్చేసుకుంటే, సైలెంటైపోద్ది గదా!
అవును. ఓహ్! ఓహ్!
హ్మ్. సో, అంతే, ఇక సైలెంటు బెట్టుకుంటే ఆహ్, మనకే నోటిఫికేషన్‌లొచ్చినా, ఏదొచ్చినా కూడా, మనకి అది తెలీదు, సౌండు దెలీదు. ఏదన్నా ఎమర్జెన్సీ కాలనుకోండి, ఇంకో ఫోనెలాగో ఉంటద. అంటే, నా ఫోన్ పక్కన పెట్టేస్తే, మా మిసెస్‌కో ఎవరోకళ్ళకి జేస్తే సరిపోయింది గదా!
హ్మ్. హ్మ్. హ్మ్. హూహూహూ. హ్మ్.
హ్మ్. ఆ టైంలో ఇంక చేసేవాళ్ళంటే, మాక్సిమం ఆహ్, ఇంట్లో వాళ్ళే చేస్తారు. ఆఫ్టర్ 8:00 ఫ్యామిలీ యే జేస్తారు గాబట్టి, మినిమమ్ వాళ్ళు మా మా వైఫ్‌కి జేయొచ్చు, లేపోతే పిల్లల దెగ్గర వేరే ఫోనుంది, అదన్నా చేయొచ్చు. ఓహ్, దాన్నుంచి మాట్లాడొచ్చు, ఇబ్బందేం ఉంటది!
ఆ! అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా సరే మీరు ఈ డిజిటల్ డీటాక్స్ అనే దాన్ని ఎప్పుడైనా ఫాలో అయ్యారా? అంటే ఏదైనా ఒక పూట అంతా, ఫోన్ వాడకుండా లేదా ఒక రోజంతా ఫోన్ వాడకుండా ఉండడానికి ప్రయత్నించారా ఎప్పుడైనా?
ఆ! అంటే డిఫాల్ట్‌గా నేను కావాలని అయితే ఇప్పుడు చేయలేదు కానీ కొన్ని సందర్భాలు జరిగినియి యాక్చువల్‌గా ట్రెక్కింగ్‌కి లేపోతే అంటే ఫ్రెండ్స్‌తో కలిపి బయటకి ఎళ్ళినప్పుడు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరకు ఆహ్, లాస్ట్ టైమ్ అరకు వెళ్ళాం ఒక 2 బాక్.
హ్మ్. హ్మ్. ఓహో!
అప్పుడైతే గనుక ఒక దగ్గరికి ఎళ్ళిన తర్వాత ఎందుకొ సిగ్నల్ లేదు ఆల్మోస్ట్ ఒక 1 హౌర్ 2 హౌర్సు.
హుహు.
హ్మ్. అయితే ఫస్ట్‌లో కొద్దిగా అరే! సిగ్నల్ లేదురా, సిగ్నల్ లేదురా! అని జెప్పి ఒక 2, 3 నిమిషాలు అనుకున్నాం. ఆ తర్వాత ఆ తర్వాత వచ్చినప్పుడే వచ్చుద్దిలే! అని జెప్పేసి <chuckles> ఇక అందరం కలిపి ఎంజాయ్ జేయడం స్టార్ట్ జేసాం. ఆ తర్వాత ఎప్పుడు సిగ్నల్ ఒచ్చిందో కూడా తెలీదు నోటిఫికేషన్‌లు వస్తే ఓకే వచ్చిందేమో అనుకున్నాం అంతే.
హ్మ్. ఓహో! హ్మ్. అంటే పరిస్థితిని బట్టి మీరు డిజిటల్ డీటాక్స్ అయిపోయారప్పుడు. <chuckles>
హ్మ్. నేను నేను ఆ! నేను కావాలని జేయకపోయినా పరిస్థితులు జేసినియి అనమాట. <chuckles>
హ్మ్. <chuckles> అవునువును. హ్మ్. అంటే మీరు ఫోన్ లేకుండా ఉన్నప్పుడు మీకెలా అనిపించింది అండి? హమ్మయ్య అనిపించిందా? లేకపోతే అమ్మో! ఫోన్ లేదు ఏంటిది అని అనిపించిందా?
ఆ ఫ్రాంక్‌గా జెప్పాలంటే తెలీలేదండి. అంటే ఆహ్, అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు, లేపోతే సిగ్నల్ లేదు అనుకున్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న అందాలు గాని, అంటే ఏదైతే పరిసరాలు అవన్నీ కూడా నాకు హ్యాపీగా అయి కొంచెం ఆహ్లాదకరంగా కనబడ్డాయి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. వన్స్ ఎప్పుడన్నా సిగ్నలొచ్చి, నేను బిజీ ఉన్నప్పుడు నాకెలా అనిపిస్తది అంటే, సేమ్ నేచర్ అలాగే ఉంటది, అండ్ నా మైండ్ ఏంటంటే చిన్నగా అయిపోద్ది అన్నమాట.
హుహుహు. హ్మ్, హ్మ్.
ఒ ఇక చుట్టూతా అన్ని చూడకుండా, అత్తంగ ఆ డబ్బాలో చూడడమే మొహం పెట్టి.
హ్మ్. హ్మ్.
ఇలా అయిపోతుంది. సో, కొంచెం చెప్పాలంటే మీరన్నప్పుడు అర్డ్ ఇప్పుడు చెప్తుంటే నాకనిపిస్తుంది. కొద్దిగా రిలాక్సేడ్ అండ్, కొంచెం ఫ్రీ‌గా అనిపించింది ఫోన్ లేకపోతే.
హ్మ్, హ్మ్. ఓకే, ఓకే. అంటే ఎవరైనా సరే ఈ స్క్రీన్ టైంని తగ్గించాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళు మొదటిగా చేయాల్సిన ప్రయత్నాలనేవి ఏంటంటారు?
హ్మ్. మొదటిది ఏంటంటేనండి, కుటుంబానికి ఎక్కువ టైం ఇవ్వాలి. సో, ఎప్పుడైతే మనం కుటుంబానికి టైం ఇచ్చి వాళ్ళకి ఇంటరాక్షన్ వచ్చినప్పుడు, ఆటోమేటిక్‌గా ఏదో ఒకటి రోజు, ఏదో ఒక టైంపాసో లేకపోతే ఈ చుట్టుపక్కల ఇండ్ల గురించో, లేకపోతే ఆఫీస్ గురించో మాట్లాడతా ఉన్నాం అనుకోండి
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్.
అదో టైంపాస్ కదా! ఇప్పుడు ఫోన్ చూసేది ఎందుకు? టైంపాస్ గురించే‌గా.
అవును. హ్మ్. అవును.
హ్మ్. సో, ఇదవుతది. ఇంకా పిల్లలున్నారనుకోండీ, ఆట ఆడిచ్చడమో, లేపోతే చదివిచ్చడమో ఇలా చేసుకొని ఆహ్, లేదు ఇదంతా కుదరట్లేదనుకుంటే, ఫ్రెండ్స్‌తో పాటు బయటికెళ్ళినా గూడా, కొంత టైమనేది కిల్ అయిపోతుంది గాబట్టి, కొద్దిగా ఈ ఫోన్‌ని కొంచెం దూరంగా పెట్టొచ్చనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే
హ్మ్. వన్సిది అలవాటయిపోతే ఆటోమేటిక్‌గా హ్యాపీ‌గానుంటారు.
హ్మ్. ఇప్పుడు అంటే మొదట్లో ఉన్న మీ స్క్రీన్ టైమ్‌కి, ఇప్పుడున్న మీ స్క్రీన్ టైమ్‌కి ఎంత వరకు తేడా ఉందండి?
మొదట్లో నాకు దగ్గర, దగ్గర నేను పడుకునేసరికి నాలుగున్నరయిపోయేదండి తెల్లారి గట్ట.
ఓహ్! అమ్మో! <chuckles>
<giggles> అంతలాగా అడిక్టయ్యానన్నమాట. ఏం లేదు చూసేది కూడా ఏమి ఉండదండి. అయ్యోచ్చినయే వత్తాయి. లేకపోతే కొత్త కొత్తయన్ని ఏదైతే నేను చూసానో దానికి రిలేటెడ్ గానే వస్తూ ఉంటాయి.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్.
హ్మ్. నేనేవనుకుంటాను? సరే, ఈ 2 చూసి పడుకుందాం అనుకుట్టా. ఆ 2 కాస్త 20 అయితయి, రెండొందలవుతాయి, <chuckles> రెండు వేలయినా గూడా ఇక అది నిద్ర పట్టదు.
హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్.
హ్మ్. పోనీ పక్కన పెట్టేసినా గూడా హ్మ్. సర్లే ఇంకొక 5 నిమిషాలు చూద్దామని చెప్పి మళ్ళీ ఫోన్ చేతిలోకొచ్చేత్తుంది.
అవునవును. అంటే చాలా టైమ్ వరకు మీరు ఫోన్ చూస్తూనే ఉండిపోయారనమాట. నాలుగున్నరంటే చాలా ఎక్కువ సమయం అండి.
అది హ్మ్. చాలా ఎక్కువండి. దానివల్ల హెల్త్ కూడా చాలా బాగా ఇబ్బందయిపోయింది నాకు.
ఓహో! మరి తరువాత దాంట్లో నుంచి బయటకి రాడానికి చేసిన మెయిన్ చర్య ఏదైనా ఉందా అండి?
హ్మ్. దాని తర్వాత కొంచెం హ్మ్. హ్మ్. మెయిన్ అంటే మా ఇంట్లో వాళ్ళే చెప్పారండి. ఇలాగైతే సెట్ అవ‌దు నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్ వచ్చేసినాయి. పైగా ఈ ఈ ఈ కొద్ది కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసినాయంటండి గ్యాస్ పట్టేయడాలు గాని ఇలాంటివన్నీ వచ్చేసినాయి అన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. పైగా కొద్దికొద్దిగా తల కూడా తిరుగుతా ఉండేది పొద్దున్నే పూట్ల సరిగ్గా నిద్ర ఉండేది కాదు గదా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. సో వాళ్ళు కొంచెం మాట్లాడి క్లాస్ పీకడం అనేది జరిగింది <chuckles> అనమాట.
ఆ తరువాత మీరే ఇంక స్వయంగా మీరే నిర్ణయించుకొని ఉంటారు. ఇందులో నుంచి ఎలా అయినా బయటకి రావాలని.
ఆ! అంటే అది క్లారిటీ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్‌గా కొంచెం బయటికి రావడానికి ట్రై చేస్తాం గదా, అలా ట్రై చేసి, ట్రై చేసి ఇక వీళ్ళతో టైం అది ఎక్కువ స్పెండ్ చేసి కొంచెం బయటకి వచ్చేసాను.
హ్మ్. ఓకె, ఓకె. బావుందండి.
హ్మ్. ఇప్పుడైతే మా వాళ్ళు ఎవరనా చేవు కనపడ్డా నాకు నేను ఆహ్, చెప్తా ఉంటాను "వద్దురా బాబు! వద్దురా బాబు!" అని.
హ్మ్. హ్మ్. ఓహ్! ఇప్పుడు ఇంకొకలికి కూడా చెప్పే స్టేజ్‌కొచ్చారు అనమాట <giggles> హ్మ్. అంతే <chuckles> అనుభవాలే కదా! పాఠాలు. <giggles>
ఆ! అంతేనండి, <chuckles> అవును. అంతే గదా! అంటే మనం ఆల్రెడీ ఫేస్ చేసాం కాబట్టి మనకు తెలిసినోళ్ళు "వద్దులేరా బాబు! మీరు ఎందుకు అది తట్టుకోలేరు" అన్నట్టుగా చెప్పాలనిపిస్తది అంతే.
హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. నిజమే, బావుంది. అయితే ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి సమతుల్యం మొత్తానికి సాధించేసారు. మీకు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా చాలా బాగా వివరించారండి. మీతో ఈరోజు ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది మళ్ళి తప్పకుండా కలుద్దాం.
యాహ్! అహా, కెమ్ తప్పకుండా అండి. తప్పకుండా మళ్ళి కలుద్దాం, అన్నీ మాట్లాడుకుందాం ధన్యవాదాలు.
హ్మ్. ధన్యవాదాలు.